అయ్యో! మీకివంతా చూసి మీరు, ఆ మార్పు అనేది మొదలైందక్కడ అంటారు. హ్మ్. ఇప్పుడు మనం ఈ మార్పు చేసాక, ఆర్థికంగా మీరేలాంటివి కన్సిడర్ చేసారు? అంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్కు తీసుకుంటే, అవి చాలా చవకగా కూడా లభిస్తాయి చాలా అఫర్డబుల్ కూడా. అందుకని ఎక్కువ మంది ప్లాస్టికుని వాడతారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు, ఆర్థికంగా ఎలాంటి ప్రణాళికనేది రూపొందించుకున్నారు? మీకు ఆర్థికంగా కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. అలా అని ప్లాస్టిక్కు కూడా వాడకుండా ఉండడానికి.
ఆ! ప్లాస్టి ఆ! <sniffs> ఆ! అల్ అలా అలవా హ్మ్. అవును. అవునవును. ఆ! ఫస్టె నేను ఇ ఇలా చూసినప్పుడు నేనేమనుకున్న ఆహ్, చిన్న చిన్నవి కవర్లోకటే మానేస్తే సరిపోతుందని. తరువాత జూస్తే వంటకల్లో డో వ అదేంటది? ఆహ్, బీరువా తీయంగానే అన్ని ప్లాస్టిక్కు డబ్బాలే ఉన్నాయి. ఆ! అయితే ఒక్కటే సారి అన్ని డబ్బాలు మార్చాలంటే నాకు కూడా కష్టమవుతుంది. గాబట్టి <sniffs> ముందు ఒక 2, 3 మారుదాము. ఆ రెండు మూడు మార్చంగానే వీటిలో ఏదో ఒక చిన్న మొక్క బెట్టడము. పడేయకుండా. ఎందుకంటే, పడేసి‌న మళ్ళీ అదే సరిగ్గా డి డిస్పోజ్ చేస్తారో లేదో తెలీదు గాబట్టి. ఆహ్, అది ఒకటి. ఎక్కడైనా బయటకేళ్తుంటే, నా వాటర్ బాటిల్ నేను తీసుకెళటము. ఆ మళ్ళా బయట వాటర్ బా
హ్మ్. ఓకే. హ్మ్. అవునండి. హ్మ్. ఓకే. హ్మ్. అవును. హ్మ్. తెలీదు అదే. హుహు. అబ్బా! చాలా మంచి పని ఎందుకంటే, మనకేదైనా దాహం వేస్తే ఒక ప్లాస్టిక్ బాటిల్ రూ. 10 ప్యా రూ. 10 డబ్బాలోస్తున్నాయి. పెట్ బాటిల్సే కదా! అని అవి కొనేస్తున్నాం కానీ అవేంత వేస్ట్ క్రియేట్ చేస్తున్నాయనేది మనం ఆలోచించట్లేదు. చాలా చక్కటి ఉపాయం. దీనివల్ల మనం ఆదా చేస్తున్నట్టు కూడా గదా! హ్మ్.
హ్మ్. అవును. హ్మ్. అవునవును. ఆ! ఆ! ఇవి అవును. అవును. ఏవన్నీ ఆ ఈ గ్లాస్‌వి కొన్న తరువాత నాకింకా ప్రశాంతం అయిపోయిందన్నమాట. <chuckles> హ్మ్. అవేక్కడ పడతాయో అని ఇంకా కొంచెం జాగ్రత్త గానే వాడతాం గదా! అందుకని ఆహ్
ఓహ్! హుహు. అవునవును. ఎక్కువ రోజులు కూడా అవుంటాయి. మనం కొంచెం కేర్‌ఫుల్‌గా వాడుతూ ఉంటాం గాబట్టి కదా! ఓకే. ఓకే.
హ్మ్. అవును. అవును. ఇంకా నేనేక్కడ ఎక్కువ ఈ ప్లాస్టిక్కు వాడకం చూసానంటే, మా మన ఏమైనా బర్త్‌డే పార్టీసు, <sniffs> ఇంట్లో చిన్న పిల్లల బర్త్‌డే పార్టీస్ అవి చేసుకుంటున్నప్పుడు, తెలియకుండా మనము ఈ ప్లాస్టిక్కు గిఫ్ట్‌లే ఎక్కువ ఇస్తామనమాట ఆకర్షణీయంగుంటాయి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం గదా!
ఆ! అవునవును. హ్మ్. ఓహో! హ్మ్. అవునవును.

ఆహా! ఈ మధ్య కొంచెం ఈ ప్లాస్టిక్కూ వాడకం గురించి, స్కూల్స్ కూడా బానే ఆహ్, ప్రమోట్ చేస్తున్నాయి. ఎందుకంటే, మా పాప వాళ్ళ స్కూలు
హ్మ్. ఓకే. మీకు తెలిసిన ఏదన్నా ఉదాహరణ చెప్తారా? మీకు ద తెలిసిన చోట, ఎలాంటీ ఆహ్, ప్రమోషననేది జరిగింది అని.
అవును. ఆ! ప్లాస్టికంటే, వాళ్ళు మొత్తం ప్లాస్టిక్కుని తీసేసుకొని ఆహ్, హ్మ్. అంటే పిల్లలకి నేర్పియడానికి ప్లాస్టిక్కు మంచిది కాదని, ప్లాస్టిక్కు వాళ్ళ దగ్గరున్న మీరు కలెక్ట్ చేసి తీసుకోరండి, మీదెన్ని కేజేసుంటే, దానికి తగ్గట్టు ఆహ్, మనీ ఒస్తాయి, దాంతో పాటు మీరు స్టేషనరీ వె వెంటనే కొనుక్కోచని. సో, వి హ్మ్. వాళ్ళు ఇంకా, "మమ్మా నాకింకా సరిపోదు, ఇంకాదీ, ఇంకా ప్లాస్టిక్కు గావాలి, ఇంకా ప్లాస్టిక్కు గావాలి." అని అడిగి, అలా ఇంట్లో ఉన్నా, అంటే వాళ్ళ బొమ్మల్లో గూడా వెతుక్కొని, ఇది ప్లాస్టిక్కు, ఇది ఇచ్చేయొచ్చు వాటిల్లో వెతుక్కొని, ఆహ్, సో, ఇది వాడకూడదు అని వెతికి ఇవ్వడము, అవన్నీ బావున్నాయి స్కూల్స్‌లో కూడా ఆ! హ్మ్.
హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! హేయ్! చాలా బాగుందిగా ఇది. హ్మ్. <chuckles> ఓకే. హ్మ్. వావ్! ఆ! చాలా మంచి విషయం. హ్మ్. గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఉంటాయి కదా! అంటే ప్లాస్టిక్కు వాడకూడదు అని చెప్పి, కొన్ని రకాల ప్లాస్టిక్‌ని బ్యాన్ చేశారు అని చెప్పి, ఇలాంటి వాటి మీద సాధారణ వ్యక్తులకి ఎంత అవగాహనుందంటారు? ఇట్లాంటి స్కీములు గాని, ఇవి ఎంత వరకు పనిజేస్తున్నాయంటారు?
ఇలాగా ఆ! అవును. అవి అయితే నాకసలు తెలీదు. కానీ గవర్నమెంట్ నిజంగా ఒక డిసిషన్ తీసుకుంటే, అది ప్రజలందరికి ఉపయోగపడాలీ, మనకే కాదూ, ఆహ్, మనతో పాటు ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రాణులకి ఉపయోగపడాలి, అని నేను చెప్తా. ఆహ్, ఎందుకంటే వాళ్ళు ఫస్టు అసలు ప్లాస్టిక్కు వాడకూడదంటారు. మళ్ళా వాళ్ళే వాడొచ్చని వొదిలేస్తారు. మళ్ళా కొన్ని రోజుల తరవాత ఫైనేస్తానంటారు. వాళ్ళకే ఒక కన్సిస్టెన్సీ లేదు. <giggles>
ఓకే. హ్మ్. ఆ! తప్పకుండా హ్మ్. అవును. హ్మ్. అయ్యో! అవునవును. ఇప్పుడు ఈ ఎన్‌జీఓస్ అలా వస్తున్నాయి కదా! వాళ్ళు కూడా ఏంటంటే, ప్లాస్టిక్కుని అలా కలెక్ట్ చేసి, రీయూజబుల్ ప్లాస్టికనేది గూడా తయారు జేస్తున్నారు. కొత్త, కొత్త టెక్నాలజీ వస్తుంది, మనం ఇప్పుడు వాడే రోడ్ల మీద కూడా ప్లాస్టిక్కుని వాడొచ్చు అని, ఇలాంటి కొత్త టెక్నాలజీ ఒస్తుంది కదా! ఇవి ప్లాస్టిక్కు తగ్గించడానికి, ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
ఆ! హ్మ్. అవును. అవును. హుహు. హ్మ్. ప్లాస్టిక్కు రోడ్సా! హ్మ్. ఆ! అవి నిజంగా ఆచరణలో పెడితే, నిజంగానే ప్లాస్టిక్కు వాడకమనేది తగ్ ఆదే, మనింట్లో ఉన్న ప్లాస్టిక్కుని అలా వేసేసి, కొత్త ప్లాస్టిక్కుని రానీయకుండా చూసుకుంటే, అవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే తప్ప కొత్త ప్లాస్టికొస్తూనే ఉంటది, ఈ ప్లాస్టిక్కుని ఇట్లా చేస్తామంటే మాత్రం అదేప్పటికీ నెవర్ ఎండింగ్ ప్రాసెసయిపోతది. హ్మ్.
హ్మ్. హ్మ్. అవునా! హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్. ఇప్పుడూ ఒక హైజీన్ ఫ్యాక్టరనేది కూడా మనం కన్సిడర్ జేయొచ్చంటారా? సాధారణ వ్యక్తులు ఏది ఎక్కువగా హైజీనున్నట్టు భావిస్తారు? వా మనం ప్లాస్టిక్కు వాడితే, ఈజీ టు క్లీన్ గానివ్వండి, అలా హైజీన్‌కి సంబంధించి ఏముంటుందంటారు? ప్లాస్టిక్కు వాడడానికి, లేదా వాడకపోవడానికి కారణాలు.
హ్మ్. అవును. అవును.